<giggles> అయ్యయ్యో! అయ్యయ్యో! మనమేమి ఎక్కువ అడగలేదు కదా! కొంచెం తక్కువే కదా అడిగింది. ఒక రూ. 20 రూపాయలు అటు ఇటుగా.
అడగలేదు గదా! ఆయనా? అవును. ఆ! అన్ అంటే అందరూ ఒకలాగుండరనమాట. ఎట్లంటే కొంచెం, వాళ్ళ పరిస్థితి వాళ్ళదయ్యుండొచ్చు. కానీ ఒక్కోసారి మనకి మనం సీరియస్ అవ్వలేం. తెగ నవ్వొచ్చేస్తుంటుంది ఆయనలా అన్నప్పుడు నాకైతే భలే! నవ్వొచ్చింది. <chuckles> ఇట్లా గాజులు గూడా. హ్మ్. అక్కడికెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర గాజులు ఎంత బావుంటాయో అసలు చెప్పలేం. చాలా బావుంటాయి. హ్మ్. మట్టి గాజులు గూడా ఎంత గట్టివి జేస్తారో. గట్టిగా ఉంటాయి. ప్లస్ మనకి ఖర్చు గూడా తక్కువనమాట ప్రైస్. ఆహ్, హ్మ్. అయితే ఒకటిలే బార్గెయిన్ చెయ్యాలి అక్కడ. లేకపోతే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు తీసుకుంటే మనకే లాస్. వాళ్ళు మ మనమడగ్ ఆ! ఎక్కువ జెప్తారు. ఇప్పుడు కొన్ని మెటల్ గాజులుంటాయి కదా! డిజైన్ డిజైన్‌గా ఉంటాయి. ఇప్పుడు గంటల్లాగా, గొలుసులొచ్చి ఇట్లా బ్రేస్లెట్ టైప్‌లో ఉంటుంటాయి. మోడల్స్ రకరకాలుంటాయి గదా! అవి. 4 గాజులు ఎంత జెప్తారు 400, 500 ఇట్లా జెప్తారనమాట. మనం 200 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 200కి ఇస్తావా? అని స్టార్ట్ జేసుకుంటూ
<giggles> అవునవును. ఆ! కానీ కొన్ని కొన్ని సార్లు ఆ! ఆ! అవునవును. నేను విన్నానండి అంత బావుంటాయని. అవునా! అంటే ఎక్కువ చెప్తారా ఏంటి కాస్ట్? హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. అంటే సగం నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి కొంచెం గిట్టుబాటు అయిద్ది.
ఆ! అవును. అవును. సగం నుంచి స్టార్ట్ చేస్తేనే వాళ్ళు దగ్గర దగ్గర 250, 230కి ఇచ్చేస్తారనమాట.
ఓహ్! ఓకే.
ఆ! అట్లా ఇస్తారు. అంటే గాజులు నిజంగా వాళ్ళు బాగా చేస్తారు. చాలా బావుంటాయి. కానీ ఖచ్చితంగా బార్గెయిన్ జేయాలి గాజుల దగ్గర. ఆహ్, చార్మినార్ దగ్గర మాత్రం. చెప్పిన రేటుకి కొన్నామంటే ఏముండదు ఇంకా. <laughs> జేబుకు చిల్లు తప్ప ఏం మిగల్
హ్మ్. ఓ <giggles> ఇంక లేదు మనమే ఆ! అదే, ఇక మన జేబులు ఖాళీ అయిపోతాయి. అయితే ఇప్పుడు ఇలా బార్గైన్ చేయాలి అన్న కొంతమంది ఏంటి అంటే మనం నీట్‌గా ఏదైనా ఒక్కొక్కళ్ళు ఎలాగంటే కార్లో దిగొస్తారు. ఇక రూ. 100 చెప్తే రూ. 20 కాడి నుంచి అడుగుతారు చూడండి. అలా ఒక్కళ్ళు ఒక్కొక్క రకం ఉంటారు. అలా మీరెవరినైనా చూసారా?
హ్మ్. అవును. అవును. హ్మ్. ఆ! అవును. అవునవును. <chuckles> అవును.